అయితే మనకిప్పుడు, <swallows> అందరూ ఉద్యోగరీత్యా చాలా మంది ఆఫీసుల్లో కొత్త, కొత్త రకమైన <swallows> ఆహ్, హ్మ్, ఆహ్, ఒక ఓ కల్చరు పెడదాం అని చెప్పేసి కొన్ని, కొన్ని పార్టీలు గాని, ఫంక్షన్‌లు గాని చేస్తూ ఉంటారు.
అవును.
అందులో చాలా కామనయిన ఒక ఆహ్, హ్మ్, ఆహ్, ఒక ఫంక్షన్ లాంటిది ఏంటంటే, పాట్‌లక్. ఆహ్, పాట్‌లక్ అంటే, తెలిసే ఉంటది కదా! మీకు. అందరు ఎవరి వంటకాలు వాళ్ళు చేసుకొనొచ్చి
ఆ! అవునండి. తినడం ఒకటే.
మొత్తం, ఆ! టీమ్ టీమ్‌లో అలా లంచో, డిన్నరో ఏదో ఒక ప్లాన్ చేసుకొని తినడం. అలాంటివి మీరు, మీకు జరిగి జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఎలాంటి వంటకాలు చేసుకొని తీసుకొని ఎళ్లారు?
హ్మ్. అవును. ఆ! ఆ! నా ఆఫీస్‌లో అయితే, నేను మా పాట్‌లక్ పేద పాట్‌లక్ అంటేనే, చిన్న క్రౌడ్ అండి, క్రౌడ్ లాగా కలవడం అలా అండి. ఆహ్, ఒక్కొక్కరు ఒక్కొక్క వంటకాలని ముందు రోజే చెప్పుకున్నాం అండి మేము. ఏం తెచ్చుకుంటే కష్టం అయితది అని అండి, మొత్తం చెప్పుకున్నారు. నేనైతే బిర్యానీ అని చెప్పానండి. బిర్యానీ చేశాను. బిర్యానీ విత్ ఆహ్, చె అవి చికెన్ ఫ్రై అని చెప్పానండి. ఆ! చేసుకోని బిర్యానీ తా నేన్ నా అంతటగా నేనే చేయడం కొత్తగా అనిపించిందంది నాకు. చేయలేదు కదా! పాట్‌లకంటేనే మనం హోమ్ మేడ్ చేసుకొని తీసుకుపోవాలి కదండీ. ఆ! మనమే ప్రిపేర్ చేసి తీసుకెళ్లాలి కొత్తగా. ఆహ్, బిర్యానీ ట్రై చేశానండి. చాలా బాగొచ్చింది బిర్యానీ. నాకు చాలా సంతోషం అనిపించింది. అందరు తిని బాగుంది బిర్యానీ అని అన్నారండి. చాలా కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం ఆఫీస్ విషయాలు, కొన్ని పర్సనల్ కూడా మాట్లాడుకుంటారు కదండీ. ఆఫీస్‌లో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా! ఆ! ఆహ్, అలా సంతోషంగా అలా కొన్ని ముచ్చట్లు చెప్పుకోవడం అట్ల కొంచెం గడిపాము అండి మేము.
హ్మ్. హ్మ్. హ్మ్, <giggles> హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్, <giggles> హ్మ్, హ్మ్, హ్మ్. అవునా! అవునవును. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. అవునవునండి. అవును. హ్మ్. హ్మ్, హ్మ్. అంటే, ఇప్పుడు ఆహ్, హ్మ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటే, ఆహ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఫుడ్డు ఆహ్, తీసుకొని వస్తారనమాట. కొంతమంది ఏంటంటే, క ఆహ్, వాళ్ళకి కుదరకో, ఏమో లేకపోతే వాళ్ళకసలు ఎలా ఆహ్, పార్టిసిపేట్ చేయాలా, పాల్గొనాలా పాట్‌లక్, మాకు ఇంట్రెస్ట్ లేదు కానీ చెయ్యాలి, అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు, ఆ! సరే వారి పేరిస్తారు కానీ, వాళ్ళ ఇంట్లో భోజనాలేమి చేసుకొని రాకుండా, ఆర్డరిస్తారు. అలాంటి వాళ్ళున్నారా?
ఆ! ఉంటారు కదండీ! అందరూ మనలాగా ఎక్కడ ఉంటారండి. అంటే, ఇపుడు నేనంటే నాకు ఇంట్రెస్ట్ అని చేసుకొని వెళ్ళానండి. ఆహ్, ఒక, ఒక ఆమె మా కొలీగొక ఆమె, చేసుకో అంటే ఆర్డర్ వెట్టిందండి. ఆర్డర్ వెట్టి అక్కడికే వచ్చింది డైరెక్టు. ఆహ్, అక్కడ తిన్నామండి. ఆర్డర్ వెట్టాం ఇంకా ఆర్డర్ వెట్టింది తనే, తిన్నామండి ఆమె ఏవో ఫ్రెంచ్ ఫ్రైసో ఏవో పెట్టిందండి ఆమె.
<giggles> హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. ఓహ్! ఆ! ఓకె, అప్పటికప్పుడు ఆర్డర్ పెడితే తిన్నారు.
హ్మ్. అవునండి.
హ్మ్. ఇంకా ఎలా ఉందండి అనుభూతి? ఎవరెవరు ఎలా వంటకాలు చేసుకొనొచ్చారు. ఏదైనా మంచి వంటకం అరే! అద్భుతంగా చేసారు అనేది ఏమైనుందా?
ఆ! ఆ! ఒ ఒక ఆమె అయితే క్యారట్ హల్వా చాలా బాగా చేసింది అండి ఆమె. క్యారట్ వేరైటీగా బాదము, అన్ని ఏసి, నేను నెనెప్పుడు తినలే ఆ రెసిపీ. ఆహ్, క్యారట్ హల్వా తిన్నా, బట్ తను ఆమె చేసే టేస్ట్ నాకు వేరే లాగా అనిపించింది. చాలా బాగుంది. నేనైతే అడిగి తెలుసుకున్న కూడా ఇలా చేశావే అని కూడా అడిగాను. "ఆహ్, ఇలా, ఇలా చేశాను కాల్ చెయ్ నేను చెప్తా" అని కూడా అన్నాదండి. బాధం ఏసింది ఆమె ఆహ్, ఏవేవో <smacks lips> ఆహ్, కొంచెం డెకరేటివ్‌గా, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి కదండీ! ఆహ్, ఇంకొక ఆమె అయితే దోసలో ఏమోండి వేరే, వేరే షేప్‌లో చేసిందండి చిన్న, చిన్న పిల్లలు పిల్లల్ని కూడా తీసుకొస్తారండి పాట్‌లక్‌కి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవునా? అంటే మీ ఫ్యామిలీతో పాటు జరిగే ఈవెంటా మీకిది?
ఆ! అంటే అవునండి. తీసుకెళ్తారు అట్లా. చిన్న చిన్న పిల్లలని గూడా కొంతమందిని తీసుకొస్తారండి. ఆ! ఆ! పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం బొమ్మలు బొమ్మలు‌ల్లాగా యెయ్యాడము, కొన్ని షేపులెయ్యడము, అలా అలా యేసుకొచ్చిందామె నాకు. వేరైటీ‌గా అనిపిచ్చింది. ఆహ్, ఇంకా కొందరు వెజ్జే ఉంటారు కదండీ. వెజ్. ఆహ్, కూరగాయలలతో చెయ్యడము అన్ని డెకరేషన్స్. అంటే కొంచం, కొంచం టాలెంట్ యూజ్ జేసే చేస్తారు గదండీ! కొత్తగా వెయ్యాలనే పాట్‌లాకమ్మో, పాట్‌లాక్కదా అనేది ఉంటది గదండీ! అలా అలా నాకొచ్చినాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. అదే. అదొక మంచి సరదా, ఒక మంచీ వాతావరణవుంటదనమాట పోట్లక్కంటున్నప్పుడు.
ఆ! అవునండి. రిలాగ్జేషన్ గూడా గదండీ! అందరితో మాట్లాడడం, ఆహ్, మంచిగా నవ్వుకోవడం, చిన్న చిన్నగా డాన్స్ జెయ్యడం, అట్లా అట్లా బావుంటదండిగ.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇంకా అలానే ఏదైనా ఒక వంటకం అసలు మీకు నచ్చంది. అసలరే, బా జెయనే జెయలేదురా అనిపిచ్చింది?
హ్మ్. అనిపిచ్చింది గానీ అండి, ఆమెతో ఏం చెప్పలేదు నేను.
హ్మ్. <laughs> ఏం వంటకం జేసిందావిడ?
ఆ! ఏదో తీసుకొచ్చిందండి ఆమె ప్రాన్స్. నాకు ప్రాన్స్ చాలా ఇష్టం, కానీ ఆమె ఆమెకి చెయడం రాలే అనుకుంటా పాపం. ఏదో ట్రై జేషి తీసుకొచ్చిందిలే మనం హర్ట్ చెయ్యొద్దని బావుంది అని అన్నా. నా మనసుకనిపిచ్చింది, "అబ్బా! నాకెంతిష్టం ప్రాన్స్, ఈమె అలా చేషిందేంది" అని నాకనిపిచ్చిందండి అది తినంగానే. హ్మ్. అయ్యో! ఎందుకు తీసుకొచ్చిందో ఏమో అనుకున్నా గానీ, బట్ ఇంగ టేస్టయితే చూశా, నాకు నచ్చలేదు పెద్దా అది.
హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అలా అన్నమాట. అయితే కొన్ని, కొన్ని సార్లు ఏంటంటే, ఆహ్, హ్మ్, <smacks lips> ఇప్పుడు ఏదైనా ఆహ్, కొంతమంది ఫు న్యూట్రిషన్ పరంగా అంటే, కొంచెం డైట్‌లో ఉన్న వాళ్లుంటారు. ఆహ్, కొంతమంది ఏంటంటే, ఆహ్, చేసే రకరకాలు ఉండా కొంతమంది ఆయిలేక్కువేసి ఇది చేస్తారు. కొంతమంది మరీ హెల్తీ, హెల్తీ వాళ్ళు ఆహ్మ్, హ్మ్, ఏంటంటే ఆహ్, కొన్ని, కొన్ని ఏదైనా తీసుకొచ్చినప్పుడు పాట్‌లక్ చాలా హెల్తీగా చేసుకొనొస్తారు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా తీసుకుంటారు ఇది టీమ్‌లో?
హ్మ్. అవునండి. అవును. అయ్యో! ఎవరిది ఎవరి లైఫ్ వాళ్ళకేనండి. నె నేనంటే నిన్ను, చాలా స్పైసీ‌గా తింటా నేను. నాకు అలా తింటా గానీ, ఇంక వాళ్ళ హెల్తీ విషయం కదండీ. వెజిటబుల్ సలాడూ అట్లా, అలా తెచ్చారండి వాళ్ళు. ఆహ్, ఆహ్, కొంతమంది సీజన్లను బట్టి కూడా తెస్తారు కదండీ, చలికాలము, ఎండాకాలం. ఎండాకాలంలైతే ఆహ్, సలాడ్స్, జ్యూసెస్స్ కొన్ని వేరైటీ‌గా, ఇంకా అవి పెరుగుతో చేసేటివి అలా ఉంటాయి కదండీ. రుచులను బ సీజన్స్ రుచులను బట్టి మనకు సీజన్స్ ఉంటాయి అని కూడా ఎక్కడో అంటూ ఉంటారు కదండి. ఆ వొన్ సీజన్స్‌ని బట్టి కూడా, మనకు రుచులు మారుతూంటాయి. వాటి యొక్క శక్తులు శక్తి ఏదో అయ్ అది తింటే, మన మూడ్ చేంజ్ అవ్వడము, అలా అవుతూ ఉంటాయి అని అంటారు కదండీ. డైట్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళు వాళ్ళని బట్టి తె వాళ్ళు సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారండి. బట్, తింటారు కదండి పాట్‌లక్ అంటే ఆ రోజు డైట్ ఏమి ఉండదు అనుకుంటానండి. <chuckles>
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవునండి. నిజం అండి. ఇది మాత్రం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునండి. ఆ! ఆ!
హ్మ్. ఫాలో అవ్వరు కదండి. బట్ నూట్ మీరు అడిగినట్టు న్యూట్రిషన్ ఫుడ్డనేది అమ్మో! చాలా ఇంపార్టెంట్. అది. అ అది.
హ్మ్. అవును. అంటే, కొంతమంది అంటే, ఒక్కొక్కళ్ళు ఇంక ఒక్కొక్కలాగా అనుకుందాం. అట్లా ఉంటదన్నమాట ఫుడ్డు. ఫుడ్ విషయానికొచ్చేసరికి. హ్మ్. హ్మ్. అయితే
ఆ! అవును. అవునండి. నిజా
హ్మ్. చెప్పండండి.
ఆహ్, అయ్ అంటే చలికాలంలో అయితే కొంచెం బజ్జీలు, స్పైసీవి ఇష్టపడుతూ ఉంటాం కదండీ మనం. ఆహ్, పాట్‌లక్ సీజన్స్‌ని బట్టి చెప్పాను కదండీ, సీజన్స్‌ని బట్టి ఫుడ్ ఐటెమ్స్ చేంజవుతూ ఉంటాయి కదండీ. అదే, అదే, అదే చెప్దాం.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అయితే ఏదైనా ఒక మంచి వంటకం ఏదైనా మీరు అంటే, పాట్‌లకనే కాదు. ఏదైనా ఒక మంచి స్పెషల్ వంటకం, మీరు చేసేది మీకు మీ కుటుంబంలో గాని, అట్లా మీ ఆఫీస్ కొలీగ్స్ గాని చాలా ఇష్టమైయింది. ఏదైనా ఒక వంటకం ఉందా? అది ఎలా చేస్తారసలు?
హ్మ్. ఆహ్, అది గోంగూర చికెన్ చేసానండి నేనొకటి. అది హ్మ్. ఆ గోంగూర చికెను వాళ్ళకి బాగా నచ్చింది అంట అండి చెప్పారు, తిన్నారందరూ. బాన నేను ఆ రెసిపీ మా అమ్మని అడిగి, మా అమ్మ దగ్గర నుంచి అడిగి, అడిగి మరి చేశానండి. నువ్వు చేస్తావు కాదమ్మా, బా చేస్తావు ఈరోజు మాకు పోట్‌లకుంది నాకు కొంచెం ఆహ్, అందరివి కాంప్లిమెంట్స్ కావాలి అన్నట్టు. <chuckles> అడిగి మరి తెలుసుకున్నానండి. గోంగుర చికెనసలు ఆహ్, చాలా బాగా అయింది. బాగా కుదిరింది అండి ఆరోజు. నేను ఎప్పుడు చేసినా అంత కుదరదు గానీ, ఆ రోజు బాగా కుదిరింది. ఇష్టంతో తిన్నారు చాలా మంది. ఆహ్, గోంగూర చే చికెన్ మా అమ్మ నుంచి నేర్చుకున్న, మా అమ్మనడిగిన దినెనకాలే స్టోరీ ఉంది, అలా తెలుసుకున్న అని వాళ్ళతో కూడా చెప్పానండి నేను. ఆ!
ఆ! అబ్బా! వావ్! హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. <giggles> ఆ! హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అన్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. అంటే ఫస్ట్ టైము అంటే మీరు ఫస్ట్ టైమ్ చేసినప్పుడే కుదిరిందా? లేతే ఇంతకుముందు అలవాటు ఉందా మీకది చెయ్యడం?
ఆహ్, అంటే నేను ఇంట్లో కూడా ఒకసారి చేశానండి. నాకు అంత రాలేదు. మేబీ అది ఇంట్లో కాబట్టి అంత నెగ్లెక్ట్ చేసుకుంటే చేశానేమో ఆ టైంలో. ఇది పాట్‌లక్ కదండీ, కొంచెం స్పెషల్‌గా, <chuckles> ఆహ్, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్‌తో చేసాం కదండీ, ఎక్కువ మంది తింటున్నారు అంటే, ఒక ఎఫెక్ట్ ఉంటది. మనమే తింటాం కదలే అంటే, ఒక ఇంట్రెస్ట్‌తో చేస్తాం కదండీ మనము. ఆహ్, చాలా మంది ఉన్నారు అంటే వామ్మో! ఏమైనా అనుకుంటారేమో, అంతమంది అంతమంది అని ఉంటది కదండీ ఆహ్, ఆ ఇంట్రెస్ట్‌తో చేస్తాం కదండీ. సో, ఆ రోజు బాగా కుదిరిందది.
హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఆ! ఆ! హ్మ్. అవునవును. హండ్రెడ్ పర్సెంట్ భలే చెప్పారు. ఆ! హ్మ్. హ్మ్. ఆ! <giggles> అవునవును. భలే చెప్పారు. అయితే అలా అయితే మీరు గోంగూర చికెననేది బా చేస్తారనమాట.
ఆ! అవునండి.
ఏదైనా అంటే మీకూ ఇట్ల్ అంటే, మీరు వంటకా వంటలు చెయడవనేది ఎప్పడనుంచి మొదలు బెట్టారసలు మీరు?
ఆహ్, నేనూ ఆహ్, వంటలంటే నేను నార్మల్‌గా టిఫిన్స్ చేస్తానండీ. అప్పుడప్పుడు చిన్న, చిన్నగా టిఫిన్స్ చిన్నప్పుడు అంటే కాదు. నైన్తు, టెన్తు చిన్నగా దోసొకటేసేదాన్నంతే అండి. ఆహ్, దోస, తరవాతా ఇంటర్ స్టేజులో చిన్న, చిన్నగా <smacks lips> ఇంగ యూట్యూబులలో, ఇన్‌స్టాలలో చూస్తుంటాం కదండీ, బిర్యానీ అది చెయడం ఇది. ఆ ఇంట్రస్ట్‌తో నాకు బిర్యానీ చెయ్యడము, గోంగూర చికెనూ ఆహ్, గోంగూర చికెన్ మా అమ్మ చేస్తే ఒకలాగున్నది, ఇందులో ఇన్‌స్టాలో చూషి చేస్తే ఒకలాగొస్తుందది. <giggles> ఆ!
మీకు ఏ ఏజొచ్చినప్పుడు? హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> అది మాత్రం అంతే. ఆ! ఆ!
ఆ! బిర్యానీ. అట్లా ఆ ఇంట్రస్ట్‌తో నేను కొంచం అంటే 18, 19, 20 ఆ ఏజ్‌లో అండి. చేయడం ఇంట్రస్ట్ కొంచం. ఇంకోటి నాకు కొత్త, కొత్త ఐటెమ్స్ చెయ్యడం ఇంట్రస్టండి. కొత్త, కొత్తవి ఏ ఏదైనా సరే కొత్తగా చే ఏదన్నా ట్రై జెయ్యాలి అంటే, అది ఇంట్రస్ట్‌తో చేస్తా అండి రొటీన్‌గా అంటే నా వల్ల గాదండి, చెయ్యను. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే, అదే. అంటే, ఎందుకడిగాను ఏ ఏజ్‌లో స్టార్ట్ చేశా అంటే, కొన్ని సార్లు మనం వంట స్టార్ట్ చేసినప్పుడేంటంటే, ఇప్పుడు నేను గూడా చాలా తక్కువ, <sniffs> ఎప్పుడో రీసెంట్‌గానే నేనొక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం నేను వంట చెయడం స్టార్ట్ చేశాననమాట. అంటే, అసలు వంట ఎలా ఉంటుంది, ఏంటి, ఆయిల్‌లో పోపులెయడాలు, తాలింపెయడాలు, దాని తర్వాత ఒక కర్రీ, ఆనియన్సేపడం, దాని తర్వాతా కర్రీస్ చేయడం, ఇలా చిన్న, చిన్నవి నేర్చుకుంటూ ఒచ్చా. అయితే చాలా వరకు ఫెయిలయినయి ఫస్ట్‌లో. అలా మీకెంత కష్టవనిపిచ్చింది అనడగడానికి.
ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. అవును. ఓహో! ఆ! నాకు అయ్యో! నేనిప్పటికి సరిగా చెయ్యనండి. <giggles> కాకపోతే ఇప్పటికి సరిగా రాదు నాకు. కాకపోతే ఆహ్, ట్రై చేషినా, ఇంక పాట్‌లాక్కని అంటారు గదండీ, చేస్కరావాలి అన్నప్పుడు ఇంక ట్రై చేషా. మెల్లమెల్లగా అయినా నేర్చుకుంటున్నా అండి నేను గూడా. ఇంకెన్ని రోజులని ఉంటా గానీ, ఆహ్, నేర్చుకుంటున్నా మెల్లమెల్లగానే. అంత పర్ఫెక్ట్‌గా అన్నీ పాసవ్వవండి, అన్ని సక్ససవ్వవు నా కర్రీసు. మాక్స్ ఫెయిలయితాయండి. ఏయో ట్వెంటీ ట్వెంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం బావుండి తింటానండి అంతే.
హ్మ్. <laughs> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. అంటే, ఏదన్నా ఫెయిలయిన వంటకవంటే, అబ్బా! చాలా ఇష్టంగా ఆహ్, ఫ్యామిలీకో, ఎవరుకో, అసలు చెయ్యాలనుకుంటున్నానని చాలా నమ్మకం పెట్టేసుకున్నారు దాని మీద, మీరు గానీ, ఎవరైనా గానీ, కానది ఫెయిలైయింది. అంటే, ఏదో మాడడమో ఏదో జరిగింది. అలా ఏమన్నుందా?
అలా, అలా అంతే. హ్మ్. ఆ! ఉంది అండి. ఒకరోజూ ఆహ్, ఏదో ఇష్టంగా ఎగ్గు వేరేలాగా జేద్దామనీ, నేనూ రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్గుది ఉంటది కదండీ సూపీ టైపు ఆ! హ్మ్. హ్మ్. అలా చేద్దామనుకున్నానండి ఎగ్గునీ. ఇదో యూట్యూబ్‌లో చె సర్చ్ జేషినా, చాలా సర్చ్ జేషినా. ఇంక స్టార్ట్ జేద్దామని అన్నీ రెడీ‌గా బెట్టుకొని, స్టార్ట్ జేషా అండి. కానీ అదంత మంచిగా రాలేదు. మంచిగా అనవషరంగా చేషినా అనిపిచ్చిందండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. అంటే, టేస్టు టేస్ట్ సరిగ్గా రాలేదా అది?
ఆ! చేశానండి నేను అదీ. కానీ టేస్టు సరిగా రాలేదు అది. నాకు నచ్చలేదెందుకో. <smacks lips> అంటే, నాకు గూడా తెలియదు గదండీ. హౌ ఎ ఎలా అనేదీ చేస్తుంటేనే వస్తుంటది గదండీ ప్రాక్టీసు. నాకంత రాదు కదా వంటలు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, నాకెలాంటి అనుభవాలున్నాయంటే, దొండకాయ చేసేటప్పుడు దొండకాయని మాడగొట్టేశా ఒకసారి, బెండకాయ మాడగొట్టేశా ఒకసారి. ఆహ్, అంటే, ఎలాంటి ఫ్లేమ్‌లో
ఓకే. ఓకే. ఆ! అవును. నేనూ దొండకాయ మాడగొట్టానండి ఒకసారి, ఆ దొండకాయ. ఇంగప్పటనుంచి నాకు దొండకాయ నచ్చడం గూడా లేదండి. అప్పడనుంచి దొండకాయ కర్రీ తినడమే ఆపేషినా నేను. హ్మ్.
హ్మ్. ఆ! అవీ ఆ వంటకాలు తొందరగా మాడిపోతాయండి. ఏంటో అర్థం గాదసలు. <chuckles> అవి.
ఆ! అంతే అండి. నేర్చుకో నేర్చుకునేటోళ్ళం గదండీ మనం.
ఆ! <laughs>
ఆ! మనకి ఎక్స్‌పీరియన్స్ లేదు గదండి అందులో. ఆ! ఆ! అలా మాడిపోతూ ఉంటాయండి. ఆ! ఆ! ఆ కూరైతే నేను ఆరోజు చేషినా ఎగ్గు కూర, అది అది నాకనిపిచ్చింది. అంత బా రాలేదు కదా అని. మా నాన్ననే తిన్నాడు బావుంది, బావుందని. నేనెట్లా జేషినా మా నాన్న దింటాడండి. ఏమనడు. <chuckles>
అదే అసలు కొన్ని హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఆ! అంటే, కూతురు గదా! చేస్తే ఎట్లైనా దిన్ మా నాన్న గూడా అంతే. ఏదో ఒక రోజు టొమాటో రైస్ కొంచెం స్పెషల్‌గా చేశాననమాట నేను. టొమాటో బాత్‌లాగా. అది ఏం ఏవంతేం బాలేదండి. చాలా సప్పగా అదేదోలాగా ఉంది. అయినా గానీ అసలు ఒక్క మారు మాట్లాడకుండా, ఆ రోజు మా డాడీ అది డిన్నర్‌గా చేసేసారనమాట. అసలు నేను షాకయిపోయా.
హ్మ్. ఆ! అవునండీ. హ్మ్. హ్మ్. <giggles> అవును గాని తిని జూడండి. ఆ! మా నాన్న గూడా మా అమ్మ కొంచుం, ఉప్పు కొంచుం తక్కువైనా మా అమ్మ మీద ఇలా అరుస్తాడండి. నేనేది జేషినా, "బావుంది రా. ఇంత మంచిగ ఎక్కడ నేర్చుకున్నావు?" అది నాకే తినబుద్ ఏం బా జేషిందంటది మా మమ్మీ అయితే, కానీ ఇంగా ఎంకరేజ్‌మెంట్ కోసం చెప్తాడేమో అని నాకనిపిస్తది. ఏదైనా చెయ్యాలి అనీ అనే నాకనిపిస్తది గానీ, తింటాడండి మా నాన్న.
హ్మ్. హ్మ్. <laughs> అవును. ఆ! ఆ! హ్మ్. అంటే, వాళ్ళకి ప్రేమ గూడొకటే ఎంకరేజ్‌మెంటంటే, ఇష్టంతో చేసింది, మనసు కష్టపెట్టొద్దు గదా వీళ్ళని అని జెప్పేసి ఒక మ ఒక ఆలోచన. ఇంకోటేంటంటే కూతురు, ఆహ్, న్ ఎ ఎట్లైనా అనలేరింక వాళ్ళు. మాట అనలేరు.
హ్మ్. అవును. హ్మ్. అవునండి. అంతే. మేమేం జేషినా వాళ్ళకి మంచిగనిపిస్తది. నాన్నలు గాబట్టి. <chuckles>
హ్మ్. <chuckles> అదే అండి. ఇది పోట్‌లక్ మీ పార్టీలు, ఎలాంటి వంటకాలు మీరు దీసుకెళ్లారు, మీరు వంటలు ఎలా జేస్తారు, ఏంటి మీ అనుభవాలు, మీ ఆఫీస్‌లో మీ కొలీగ్స్‌కి సంబంధించిన అనుభవాలని నాతో పంచుకుని చాలా బాగా మీరు మాట్లాడారండి. మీతో మాట్లాడడం నాకు చాలా మంచిగా అనిపించిందండి. ధన్యవాదాలు.
అవును. ధన్యవాద్